అంటే ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు కదండీ! నార్మల్ ఎక్ ఎక్స్ట్రోవర్ట్స్ అంటే నార్మల్‌గా అందరూ బయట చెప్తారు. అందరితో మాట్లాడతారు. అంతా బానే ఉంటాది. ఇప్పుడు ఇంట్రోవర్ట్స్ అలా కాదు కదండీ! వాళ్ళ భావాలన్నీ బయటకి చెప్పుకోలేరు, చెప్పాలంటే. బయట వాళ్ళకి పెద్దగా లేదంటే, చెప్పాలంటే ఇంకా <chuckles> వాళ్ళ స్నేహితులకి కూడా చెప్పడం కొద్దిగ ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఇంట్లో వాళ్ళకి తప్ప. అలా మీ భావాలు ఎలా బయటపెడతారండి ఒకవేళ మి మీరు ఒకవేళ ఇంట్రోవర్ట్ అయితే మీ భావాలన్నీ ఎలా బయటపెడుతుంటారు? అంటే బయట సమాజంతో గాని అలాగా?
హ్మ్. అవును. అవును. ఖచ్చితంగా. అవును. హ్మ్. ఓకె. అంటే నేను మొదట నా భావాలను అంటే వర్డ్స్‌లో చెప్పడానికి ట్రై చేస్తా మాటల్లో చెప్పడానికి. క్లోజ్ ఫ్రెండ్స్ లేకపోతే ఫ్యామిలీతో అయితే ఓపెన్‌గా మాట్లాడేస్తాను.
మాకు చెప్పగలరా కొద్దిగా? ఓకె.
మాటలతో చెప్పడం కష్టమైతే గనక డైరీలో రాయడము మ్యూజిక్ వినడం, వాకింగ్‌కి వెళ్ళడం
<giggles> ఆా! అండి. అబ్బా!
అలా చేస్తా. ఎవరితోనైనా ఆర్గ్యుమెంట్ అయింది, ఒక పెద్ద వివాదం అయింది అంటే ఆహ్, అంటే ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ కాకుండా, అంటే కొంచెం సేపు నేను టైం తీసుకుంటాను అన్నమాట. <smacks lips> కొంచెం వెంటనే మనం
ఆ! అండి. ఓకె అంటే, ఇప్పుడు ఇద్దరిలో ఇద్దరు కోప్పడితే అది, అదే అండి. ఇప్పుడు ఇద్దరిలో, ఇద్దరు కోపడ్డారంటే అది గొడవ పెద్దగా <chuckles> అయిపోయి ఇద్దరు విడిపోతుంటారు. అంటే మీరనేది ఎలాగండి అంటే, ఇప్పుడు ఒకరు కోప్పడిన మనం ఒకసారి ఆ నిమిషం తగ్గి, తరువాత ఆలోచించి మాట్లాడాలనా అర్థం?
హ్మ్. అవును. ఆ! అంటే వెంటనే మనం భావాలని, కోపం ఉన్నాక ఎవరైనా కోపం తప్పిస్తే, ఏయ్ పిచ్చా! ఏం మాట్లాడుతున్నావ్. ఎందుకు అలా అన్నావ్? అని అనేస్తాం కదా! లేకపోతే కొంచెం టైమ్ తీసుకొని ఆహ్, మీరు అలా అనడం నాకేమి నచ్చలేదు, అలా ఎందుకన్నారు, అని అడుగుదాం. <smacks lips> కొంచెం టైమ్ తీసుకుంటే
<chuckles> <laughs> అవునండి. అదేనండి అర్థమైంది. వాళ్ళకి కోపం తగ్గాక నెమ్మదిగా చెప్తే, అప్పుడు అర్థం చేసుకుంటారని మీ బావం, అంతే కదండీ!
హా! లేకపోతే ఏంటి ఈ అమ్మాయి, ఇలా అరుస్తుంది. ఇంత పొగరు అది ఇది అనుకుంటారండి. ఆడవాళ్ళకి కొంచెం పొగరున్నా కూడా అది అలంకారమే అనుకోండి. అహంకారం కొంచెం ఉన్నా కూడా <chuckles> ఆడవారికి, కానీ కొన్ని, కొన్ని సందర్భాల్లో అలా అనుకుంటారు కదా! మోస్ట్‌లీ.
అదే కదండీ! మళ్ళీ పెద్ద గొడవ. <chuckles> అంటే తగ్గాలి అదే అండి. అర్థమైంది మీరు చెప్పేది కూడా.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆహ్, సో, నాకు హ్మ్.
బావుందండి. అంటే ఇప్పుడు, స్కూల్ ఆహ్, చెప్పండి.
న నాకు సహజంగా అలా కోపం వచ్చిన ప్రతిసారి నేను అది పాటిస్తుంటా. చైనీస్‌లో ఒక రూల్ ఉంటుంది. వన్ టూ సిక్స్టీ నంబర్స్‌ని రివర్స్‌లో లెక్కపెట్టాలి. అప్పుడేంటంటే కోపం వచ్చిన ప్రతిసారి ఆహ్, ఇప్పుడు 1 - 60 నార్మల్‌గా కౌంట్ చేసేస్తే, బ్రైన్ ఫోకస్ ఏమి చేయదు. సో, మన కోపం కూడా ఏం తగ్గిపోదు కదా! అదే మనం రివర్స్‌లో లెక్కపెట్టాలంటే మన బ్రైన్ చాలా ఫోకస్ చేయాలి.
ఆ! అండీ. అంటే రివర్స్‌లోనా, ఓకే. అదండీ. అదే అవును. <chuckles> ఓకే. అంటే మీరు ఇష్ ఈ దీన్ని
హ్మ్. అందుకనే ఆ ఫోకస్ చేసే నన్ను
దీన్ని బా ఫాలో అవుతారండి మీరసలు?
అవును. మరి కోపం ఎక్కువ వస్తుంది నాకు. నాకేంటంటే, ఎవరైనా కోపం తేప్పిస్తే మూడు సార్లు సారీ చెప్పాలి.
<giggles> అయ్యో! ఆహా! ఇదేంటండి కొత్త పద్ధతా? <chuckles>
ఆ! అంతే. నాకు నార్మల్‌గా నాకు సారీ అని చెప్తే సరిపోదు. మూడు సార్లు సారీ నా ఫ్రెండ్స్ ఉంటే, లేట్‌గా రిప్లై ఇస్తే, ఏంటే నువ్వు ఏం చేస్తున్నావు? న అంటే నేనే యూజువల్‌గా ఎవరి మెసేజెస్‌కి రిప్లై ఇవ్వను. అని పొగరని కాదు. నేను కాల్ పర్సన్. కాల్ చేసి వాగమంటే, వాగుతా. కానీ, మెసేజెస్‌కి రిప్లై ఇవ్వమంటే నా వల్ల కాదు. వాట్సాప్ ఏంటి, ఇన్‌స్టాగ్రామ్ ఏంటి, ఏదైనా. ఇప్పుడు వాట్సాప్‌లో ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారుగా, మమ్మీ అంటది, "ఏంటి నువ్వేమైనా పెద్ద విఐపి అనుకుంటున్నావా? మా మెసేజ్‌లు పట్టించుకోవా" అంటే <smacks lips> నాకలవాటు లేదు అలాగ. సో, నా నా నేను రిప్లై ఇవ్వను యూజువల్‌గా. వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే హా!
<chuckles> బావుందండి. <chuckles> అయ్యో! అదే. ఓకే. అవునండి. అదేలెండి ఇంక. ఒకొక్కరికి ఒక అలవాటు. అవును.
హ్మ్. నాకు కోపం వస్తది గదా! ఏం ఆ! ఏంటే ఏం చేస్తున్నావు? రిప్లై ఇవ్వట్లేదు. సారీ చెప్పు అంటే, మూడు సార్లు, "సారీ, సారీ, సారీ" అని చెప్తారు. <chuckles>
అంటే కొంతమందిరికి ఒక్ ఆ! అవునండీ. అంటే మూడు సార్లు సారీ చెప్పమని కూడా మీరే అడుగుతారనమాట అయితే. <chuckles> ఆళ్ళు ఆ! అదే.
ఒకసారి అడుగుతా. సెకండ్ టైమ్ నుంచి పాపం వాళ్ళు ఫాలో అయిపోతారు.
ఓకే. అంటే కొంతమందికి తెలియదు కదండీ స్టార్టింగ్ అని అందుకనానా?
తెలీదు కదా! సో, అలాగా.
హా! మీ రూల్స్ అన్ని చాలా బావుందండి బాగా పెట్టారు. మీ రూల్స్ ఇయన్నీ. <chuckles>
<chuckles> అవును అంటే ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు ఫీలింగ్స్‌ని బయటకి ఎక్స్‌ప్రెస్ చేయడం ఎందుకు విష్ అ అ అంత ఇంపార్టెంట్ అంటే, మన మైండ్‌లో ఉన్న మన భావాలు, సంతోషం, బాధ, ఇంకా ఆనందం, హాస్యం అన్ని, అన్ని ఉంటాయి కదా! అన్ని లోపల పెట్టేసుకుంటే అది ఆరోగ్యంగా కూడా మంచిగా అనిపించదు. బయటకి వ్యక్త పరిస్థితే స్ట్రెస్ కానీ, మిస్‌అండర్‌స్టాండింగ్స్, అలాగే హెల్త్ ఇష్యూస్, అలాగే నిద్ర ఈ ప్రాబ్లమ్స్ తలనొప్పి ఇలాంటి బేసిక్
అవునండి. <giggles> నిజమండి. తర్వాత నిజమే అండి. అయి ఆలోచించుకుంటూ ఉండి తర్వాత, తర్వాత కూడా అదాలోచిస్తూ ఉంటాం చెప్పాలంటే.
ఇన్స్ అవును. ఓపెన్‌గా భావాలు అనేవి షేర్ చేస్తే ఉంటే మనకు సంబంధాలు అనేవి ఒక క్లారిటీ‌తో ఉంటాయి. ఇప్పుడు మొగుడు పెళ్ళాం గొడవలు అవుతా ఉంటాయి. మొగుడికి లోపల ఏదో అనిపిస్తది బయటకి చెప్పడు, పెళ్ళాం మీద భయపడతాడు. అమ్మో! ఏం గరెట్లు ఇసురుతదో! ఏ కుక్కర్‌లో పెడతాదో! ఏ డ్రమ్‌లో పెట్టి పూడుస్తదో! అని చెప్పి భయపడతాడు. బయటికి చెప్పడు. <chuckles> అలా కాకుండా బయటకి చెప్పి కూర్చోబెట్టి మాట్లాడితే, ఏమో వాళ్ళు సాల్వ్ చేసుకుంటారేమో? ఆ! మనుసు తేలికగా అనిపిస్తది.
అప్పటికప్పుడు మా ఆ! అవును. <chuckles> <chuckles> అవును. అవునండి. ఆ! అదే అండి. ఇటు ఇప్పుడేంటంటే ఒక డౌట్ అండి అంటే ఇప్పుడు మన భావాలు ఉంటాయి కదా! ఇప్పుడు ఒక విశ్ సిట్యుయేషన్ దగ్గర మన లోన అనుకున్నది అప్పటికప్పుడు చెప్పేయడం బెటరా? లేదంటే తర్వాత ఎప్పుడన్నా చెప్దాంలే అని అలా ఆగిపోవడం బెటరా?
అవును. హ్మ్. అంటే, ఇప్పుడూ నేనున్నాననుకో ఆహ్, 24ఏళ్ళు ఇంకా సింగిల్. చాలా మంది అబ్బాయిలు ప్రపోజ్ చేయడానికి ప్రయత్నించినా, నేను పట్టిచ్చుకోను బయట వాళ్ళైతే, కానీ ఫ్రెండ్సే ఉంటారు. మై ఇప్పుడు బయట ఆహ్, స్‌ స్కూల్, కాలేజ్ లేకపోతే ఇంకెక్కడైనా, <sniffs> ఫ్రెండ్సే ఉండి, వాళ్ళు లోపలేం ఫీలవుతారు, "ఓకే, అమ్మాయి బావుంది, ట్రై చేద్దాం." అని ఇంటెన్షన్‌తో ఉంటారు. కానీ బయటకి ఆహ్, నేను చాలా ఫ్రెండ్‌లి, మనం ఫ్రెండ్స్ అన్న ఇదితో దెగ్గరవ్వాలని ట్రై జేస్తారు. <swallows> కానీ వాళ్ళు లోపలేంటి, లైక్ ఒక లవ్ ఫీలింగనేది ఉంటది. ఆ భావన ప్రేమనే భావనలో వాళ్ళు ఉం తరువాత వాళ్ళు.
మీ ఉద్దేశంలో అయితే? ఆ! <giggles> అబ్బో! ఆ! చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ గానీ! అవునండి. అవునండి. నిజమే! అవును. కానీ చెప్పలేరు ఫ్రెండు, చిన్నప్పటి నుంచి ఇలా తెలుసని. కొన్ని ఉండిపోతాయి గదా! కాంన్‌ఫ్లికేషన్సని.
ఆ! ఉండిపోతాయి గదా! వాళ్ళుయ్ వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు మీరంటే నాకిష్టం అన్నప్పుడు, మరి ఫ్రెండన్నావు, అలాంటి ఉద్దేశం లేదన్నావని అక్కడ ట్రస్టనేది ఇష్యూ అవుతది గదా! <tsk> నమ్మము...
ఆ! <chuckles> అవునండి. ఆ! నిజమే.
సో, ఇంకా ఏ అబ్బాయిని మాట్లాడడానికి చాన్సివ్వకుండా, ఉండాల్సొస్తుంది. అలా, అలా బయట‌క్ హ్మ్. బయటకి చెప్పేయాలా వెంటనే అంటే, ముందే క్లియర్‌గా ఉంటే బెటరని నా ఉద్దేశం.
అలగే ఉండిపోతుంటాం. అంటే, అప్పటికప్పుడు, మళ్ళీ తరువాత ఫ్రెండ్లీ‌ క్లోజ్ అయ్యి తరువాత, తరువాత చెప్దాం అని అలా ఉండడం కన్నా. ముందే చెప్పడం బెటర్ అనిపిస్తుంది అయితే.
ముందే చెప్పేస్తే బెటర్ కదా! తరువాత మళ్ళీ
అదే అండి. ఫీలింగ్స్ పెంచేసుకొని, తర్వాత హోప్స్ పెట్టేసుకుంటారు, కొంతమంది అయితే చెప్పాలంటే. అంటే ఎలాగంటే, మీరు ఈ సినిమాల్లో కూడా చూసే ఉంటారు, వన్ సైడ్ లవ్ అనేది. ఆ! అదే కదండీ!
ఆ! చెప్పాలంటే. ఇప్పుడు అమ్మాయి బాగుంది, అంటే సరిపోదు. హ్మ్, అమ్మాయి బాగుంది కదా! అని వెంట పడితే సరిపోదు కదా! ఇప్పుడు అబ్బాయిలకి చాలా చూస్తారు. పద్ధతిగా ఉందా? అలాగే ఆహ్, ఇప్పటి వరకు ఎలా ఉంది? పాత రిలేషన్షిప్స్‌లో ఉందా? లేదా? ఇవన్నీ చూస్తూ వాళ్ళ భావాలని అవన్నీ అంటే, ఆ టైమ్ గ్యాప్‌లో మే బి టెస్ట్ చేస్తారేమో కదా! <sniffs> ఆహ్, అది ఎక్స్‌ప్రెస్ చేసే ముందు, ఆ టైమ్ గ్యాప్ తీసుకొని దగ్గర ఉండి, పక్కనే ఉండి, టెస్ట్ చేస్తారేమో. ఇది కరెక్టా? కాదా? అన్నట్టు. మే బి అందుకే భావాలను ఎక్స్‌ప్రెస్ చే
అవునండి. <chuckles> ఉండే ఉంటాదండి కొద్దిగా. అంటే ఫ్రెండ్స్‌తో అయితే, ఓకే అండి. మరి బయటోళ్ళతో గాని ఇబ్బందే కదా!
హ్మ్.
ఆహ్, బయటోళ్ళతో అంటే ఆహ్, వాళ్ళ అంటే ఫ్రెండ్ కాకపోతే. ఆ! చెప్పండి.
ఇప్పుడు భావాలని వ్యక్తపరిచే ఆహ్, ఆహ్, విధానం ఆహ్, ఏంటంటే ఇప్పుడు మాటల ద్వారా అంటే, వెర్బల్ ఎక్స్ప్రెషన్ అంటాం కదా! ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ‌తో అయితే, నాకు ఇలా ఫీల్ అవుతున్నాను. నేను ఇలా ఫీల్ అవుతున్నాను. నాకు ఇలా అనిపిస్తుంది, అని డైరెక్ట్‌గా చెప్పొచ్చు. <sniffs> హ్మ్, హ్మ్. లేకపోతే మీరు ఇలా అన్నప్పుడు నాకు బాధగా కలుగుతుంది. ఆహ్, ఆహ్, అప్పుడు అలా నాకు ఆనందంగా ఉంది. చాలా ఎక్సైటింగ్‌గా ఉంది అని, అని చెప్పొచ్చు. అంటే రాస్తూ కూడా చెప్పొచ్చు.
అవును. అవునులెండి. హ్మ్. ఇదే అండి. అంటే, ఆ! అదే బా మన క్లోజోళ్ళతో ఇలా అంటున్నారు కదా! ఓకే, బానే ఉంది మరి బానే బయటోళ్ళతో అంటే, ఇప్పుడు మీరు ఎ ఎక్కడైనా కోచింగ్ జాయిన్ అయ్యారు. సరే! అక్కడ మీరు అంత క్లోజ్ కాదు, మీ క్లాస్‌మేట్స్‌కి. వాళ్ళ దగ్గర ఎలాగండి? అంటే మీరు అలా చెప్తారు. అంటే ఇది నాకు నచ్చలేదు. అంటే ఇలాగా ఉంది. అలా ఉంది. అని కొద్దిగా చెప్తుంటారు. అంటే, లేదంటే మీరు నవ్వుతూ, నవ్వుతూ కవర్ చేసేత్తారా అలాగా? అందరిలాగా? <chuckles>
హ్మ్. అంటే నేను ఎక్కువగా ఎవరితో మాట్లాడను. అమ్మాయిలతో అయితే అహా, లేదులే అబ్బాయిలతో అసలు మాట్లాడను. ముందు వాళ్ళు నాతో భయపడతారు మాట్లాడడానికి. అంటే కొంచెం నేను స్ట్రిక్ట్‌గా అంటే, ఫుల్ డేరింగ్, డాషింగ్, రౌడీ గర్ల్ అన్నట్టు. <sniffs> చూడడానికి ఇంత బావుంది, పద్ధతిగా ఉంది, అనుకుంటుంటే, వాళ్ళ తప్పే. వాడు నన్ను వాడు కనీసం వాడు మ అం మాట్లాడడానికి దగ్గరకి వచ్చిన, నేను ఫుల్ అసలు మామూలుగా ఉండదు మనతో. సో, అలా ఉంటది. అమ్మాయిలయితే లైక్ ఫ్రెండ్స్ అయిపోతాం. ఫుల్ చిల్ అవుతాం. కామెడీ ఆహ్, జోక్‌లు వేసకుంటు
అబ్బో! అబ్బా! <chuckles> <chuckles> సరిపోయిందండి. రిటర్న్ ఇచ్చేస్తారన్నమాట అయితే. అదేలెండి. అవును.
హ్మ్. ఒకా
అంటే, ఇప్పుడూ ఫ్రెండ్స్ అంటే కొన్ని నేను చూసిన వరకైతే, మా స్నేహితుల్లో కూడా అండి ఏంటంటే, డబ్బుల విషయంలో ఒక తేడా వచ్చే అప్పుడు ఏంటంటే, ఇప్పుడూ కొంతమంది ట్రిప్‌లు గాని, ఎళ్ళినా లేదంటే ఎక్కడైనా రెస్టారెంట్‌కి ఎళ్ళినా. ఇలా డబ్బులు ఏసుకోవడం లేదంటే పోనీ డబ్బులు అడిగినప్పుడు గాని, కొంతమంది ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు కదా! ఫ్రెండ్స్‌లో ఉన్న గూడా అది కూడా, అంటే డబ్బులు అవసరమైనప్పుడు ఇంకో ఫ్రెండ్‌ని అడగడానికి ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి సమయాల్లో ఏం చేయడం బెటర్ అండి?
ఆ! చెప్పండి. అవును. హుహు. హ్మ్. అంటే ఇప్పుడు అంత అవసరం ఉంటే వాళ్ళు నమ్మకాన్ని నిలబెట్టాలి. ఎలా ఉంటుందంటే ఆహ్, డబ్బులు అడుగుతారు. అడిగినంత వరకు బానే తిరుగుతారు. వెనకాల అడుగుతారు. కానీ తర్వాత మనం తిరిగి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే, ఫోన్‌లు ఎత్తరు. మెసేజులకి రెస్పాండ్ అవ్వరు. మనమేదో వాళ్ళ దగ్గర అప్పు ఉన్నట్టు మనం అడగాలి. ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇస్తావు? అని.
ఏదైనా సలహా ఉందా? ఆ! ని నిజమే అండి ఇది మాత్రం. ఆ! ఇ ఇది మాత్రం పర్ఫెక్ట్. నిజమే అండి. నేను ఫేస్ చేసాను ఒకసారి.
కదా! అ అలా చేస్తే మరి ఇప్పుడైతే ఇప్పుడు ఆహ్, నేను ఉన్నాను. నాకు కొంచెం ఆహ్, అర్జెంట్‌గా ఒక 10,000 కావాలి ఇస్తావా అని అడిగితే? నువ్వు నాకు ఇస్త్ ఇచ్చావు అనుకున్నాం. వెంటనే నేను, నా అవసరం తీరిపోగానే నేను నీకు తిరిగి ఇచ్చేశాను అనుకో మళ్ళీ నాకు ఏమైనా ఫ్యూచర్‌లో అవసరం ఉంటే నువ్వు ఇవ్వగలవు. అంతే గాని ఆ!
ఆ! అండి. ఇవ్వాలనిపిస్తది. చెప్పాలంటే నమ్మకం ఉంటది. ఒకటి బాండింగ్ నమ్మకం అనేది ఉంటది అప్పుడు. ఆ! అదే కదండి.
ఉంటుంది. అది బిల్డ్ జేసుకోవాలి. అంతేగాని ఒకసారి మనం వాడు ఇచ్చిన డబ్బులు మళ్ళి ఇవ్వకుండా, అలా జేస్తూ ఉంటే, వాడితో పాటు ఫ్రెండ్స్ కూడా "ఒరేయ్! నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు‌రా ఇవ్వలేదు." అని అనటం బ్యాడ్ అవుతాము అందరి ముందు.
అదే కదండీ! హుహు తర్వాత ఆ! బానే ఉండిపోద్ది కదండీ! అందరిలో. వీడు అలా జేస్తున్నాడురా! అని.
ఆ! బాధ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా డబ్బులు విషయం అనేది చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆ! అడగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆహ్, అదీ
<chuckles> ఓకే. ఆ! మీరు హ్యాండిల్ చేయాలంటారా? అంటే ఫ్రెండ్స్ దగ్గరున్న సరే!
అంతే. అంతే. కరెక్టే. ఆహ్, అం భావాలు గురించి.
అదేలెండి. మనకి డబ్బులంటే ఇంపార్టెంటే కదండీ మనకి అవసరాలు ఉంటాయి. చాలా వరకు అంతే కదా!
కరెక్టే. అంటే ఇప్పుడు ఇప్పుడు హెల్దీ
అంటే ఇప్పుడు ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు మీరు ఆ! చెప్పండి. చెప్పండి.
దీనిలో భావాలను వ్యక్తపరిచే దానిలో హెల్దీగా కూడా మనం భావాలను వ్యక్తపరచవచ్చు. అలా అన్‌హెల్దీ కూడా ఉంటుంది. హెల్దీగా అంటే ఏంటంటే కామ్‌గా మాట్లాడడం, టైమ్ తీసుకొని రెస్పాండ్ అవ్వడం లేకపోతే స్టేట్‌మెంట్ వాడడం.
అంటే ఎలా అండి? అంటే కొద్దిగా స్మూత్‌గా చెప్పడం నెమ్మదిగా అంటే ఇలా అవ్వట్లేదురా ఇంకని కొద్దిగా అలాగా అంతే కదా! హ్మ్.
ఆ! ఇద్దరు కూర్చుని వినడం. వాళ్ళు చెప్పేది కూడా మనం వినగలగాలి. అన్‌హెల్దీగా అంటే అరవడం, ఇన్‌సల్ట్ చేయడం లేకపోతే సోషల్ మీడియాలో ఇన్‌డైరెక్ట్‌గా వాళ్ళని వెంట్ చేయడము. లేకపోతే ఆహ్, ఇంక కొంచెం వాళ్ళని ఫాలో చేసి స్టాక్ చేయడం ఇలా. సో నాకు తెలిసినంత వరకు నేను పాజిటివ్‌గా భావాలను బయటకి వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తాను చాలా సంతోషం.
హ్మ్. అబ్బా! చాలా అంటే చాలా బాగుందండి అసలు. ఎందుకంటే, మీ భావాల్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తారో, ఒకేళ మీరు ఇంట్రోవర్ట్‌గా ఉంటే ఎలా చెప్తారో అసలు బయట వ్యక్తులకి, లేదంటే మీస్ ఫ్రెండ్స్ దగ్గర ఎలా రియాక్ట్ అవుతారో మీ భావాలన్ని ఎలా తెలుపుతారనేది అసలు చాలా అంటే చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసారండి. చాలా అంటే చాలా బావుందండి మీతో మాట్లాడడం. మళ్ళీమ్ మ్ సంతోషకరంగా ఉంది మళ్ళీ మాటాడదామండి మనం తప్పకుండా సరే ఈసారి. ధన్యవాదాలండి.
హ్మ్. అవును. అవును. హ్మ్. చాలా సంతోషం. ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఇవన్నీ మాట్లాడించినందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. తప్పకుండా మళ్ళీ మాట్లాడదాం. ధన్యవాదాలు.
నాకు నాకు. ధన్యవాదాలు.